ఏదో ఒక సినిమాలోనండి మామూలుగా ఆ హీరోగారు అంటూ ఉంటాడనమాట. ఏంటంటే. "నీది ఓవర్ కాన్ఫిడెన్స్" అంటే "కాదు. ఓన్లీ కాన్ఫిడెన్స్" అంటాడు. ఓకే. అంటే ఓన్ <giggles>
హ్మ్. ఆహా! ఆ! అవునండి. ఉంది. స సందర్భాలున్నాయి.
ఆ! ఓన్లీ కాన్ఫిడెన్స్ అంటే ఈ అది ఆత్మ వి విశ్వాసం ఆ స్థాయిలో ఉంది ఆయనకి. నాకు ఆత్మవిశ్వాసం తప్ప ఇంకోటేం లేదు అన్నంత స్థాయిలో. అంటే మనకి అలా
హ్మ్. అవును. 2, 3 సినిమాల్లో అలాంటి పదాల్ని వాడారు.
వాడారు. అయితే ఈ ఆత్మవిశ్వాసం ఒక్కొక్కసారేంటంటే మనం కొద్దిగా పడిపోతూ ఉంటుంది. ఏదో వి కారణాల వల్ల. హ్మ్. కారణాలేవైనా కావచ్చుగానీ ఆత్మవిశ్వాసం కొంచెం సన్నగిల్లుతుంది.
హ్మ్. అవునండి.
ఇలాంటిది కనక జరిగితే దాన్ని మనం మళ్ళీ మన ఆత్మవిశ్వాసాన్ని సంతరించుకోవడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేయాలంటారు?
అది చెప్పాలంటేనండి. నా లైఫ్‌నే కొ నా లైఫ్‌లో జరిగిన సంఘటల్నే ఉదాహరణగా కూడా చెప్పొచ్చు. ఆహ్, దెగ్గర దెగ్గర ఒక చాలా ఉన్నాయి. నాకు బాగా గుర్తున్నదైతే ఒక మూడు సంఘటనలున్నాయండి.
ఆ! ఆ! ఆహా!
ఓహ్! ఫస్ట్‌ది ఒచ్చేసరికి ఏంటంటే. బాగా చిన్నప్పుడు. ఆల్మోస్ట్ ఒక సెవెన్త్ ఎయిత్ క్లాస్ అనమాట. అంటే మరరీ పిల్లోడు కాదు. ఒక సెవెన్త్ ఎయిత్ క్లాస్ అప్పుడు. ఆ! అంటే నార్మల్‌గా స్టేజ్ మీదకెళ్ళి పాటలు అవి పాడుతూ ఉంటాం గదా!
అవునండి. హ్మ్. అన్ అవునండి. అవునండి. పాటలు పాడుతుంటాం.
హ్మ్. అవును. అయితే నేను అప్పుడు కొంచెం. నాకు పాటల మీద మమకారం ఎక్కువనమాట. ఎక్కువ సినిమా పాటలు అవి బాగా పాడుతూ ఉండేవాడిని.
ఆ! ఓహో! అద్భుతం ఆహా!
హ్మ్. మా ఫ్రెండ్స్ అందరూ ఏం జేశారంటే. అరెయ్ ఇంత బాగా పాడుతున్నావు కదా! అంటే చిల్డ్రన్స్ డేకి కాంపిటీషన్లు పెడతారు కదా!
హ్మ్. హ్మ్. అవునండి. అవునండి.
ఆ కాంపిటీషన్‌లొ ఒకసారి పార్టిసిపేట్ చెయ్యి. కొద్దిగా అందరికీ తెలుస్తావు అన్నట్టుగా కొంచెం ప్రోత్సహించారు.
హుహు. ఓహో! అవునా.
నాకు కూడా ఏమనిపిచ్చిందంటే ఆ మూమెంట్‌లొ. మామూలుగా ఉండదు అసలు మనం పాడితే, మొత్తం స్కూలంతా ఫ్లాట్ అయిపోద్దన్నట్టుగా ఒక మంచి కాన్ఫిడెన్స్‌తో ఎళ్లి పేరిచ్చేసానండి.
హ్మ్. హ్మ్. అవునవును. ఆహా! ఆహా!
అంతా బావుంది. ఒక వారం రోజుల ముందు పేరిచ్చాము. ఆ! నేను ఆ వారం రోజుల్లో కూడా ఒక పాట ప్రిపేర్ అయ్యా అనమాట.
హ్మ్. ఆ! ఆ! బాగా. సాధన చేశారు. సాధన.
హ్మ్. బాగా. ఆ! ఇక రోజు ఇక అదే సాధననమాట.
ఆహా!
ఎంత సాధనంటే ఇహ ఆల్మోస్ట్ ఇంకొంచెం. ఇంకొక రోజు ఎక్కువ సాధన జేస్తే గొంతు పాడైపోద్దేమో అన్నంత సాధన చేశా.
హ్మ్. ఓహో! ఆహా! ఎక్సలెంట్.
అయితే అంతా బానే ఉంది.
ఆ!
ఇంకా కాంపిటీషన్ రోజొచ్చింది.
హ్మ్.
ఆ కాంపిటీషన్ సెట్ ఎలా చేశారంటే, ఈ డ్యాన్స్ గాని, అదంతా కూడా మాకు ఆహ్, యాక్చువల్‌గా ఏంటంటే, అసెంబ్లీ జరిగేది ఒక స్టేడ్ ఉంటది స్టేజు.
ఆ! ఆహా!
హ్మ్. ఆ స్టేజ్ మీదే కాంపిటీషన్ లాగా పెట్టేరనమాట.
ఓహోహో! ఓహ్!
అంటే మీరర్థం చేసుకోండి. మొత్తం స్కూలు స్కూలు మొత్తం, ఆ పిల్లలందరూ ఎవరైతే క్లాసులు జరగకుండా అందరూ వచ్చి, అక్కడ కూర్చొని చూస్తా ఉంటారనమాట.
ఆహా!
హ్మ్. ఆల్మోస్ట్ అందరూ వదిలేసారు. ఎవరో ఆహ్, ఒక్క మ్యాథ్స్ టీచర్ <chuckles> అనుకుంటా. క్లాస్‌లో ఉన్నారు అది కూడా టెన్తోళ్ళకి.
ఆహా! ఆహా!
మిగతా వాళ్ళందరూ కిందే ఉన్నారు. మమ్మల్ని చూస్తూ.
ఆహా!
అసలు నాకు అప్పటిదాకా ఫుల్లు కాన్ఫిడెన్స్ ఉంది, ప్రాక్టీస్ బా చేశాను. అంతా బావుంది. కానీ అంతమంది జనాలు చూస్సరికి
ఓహో! హ్మ్. హ్మ్. ఆ!
హ్మ్. ఒక్కసారిగా అంటే ఇప్పుడు, ఫ్యూయల్ అయిపోయిందనుకోండి. ఒక్కసారిగా మీటరు డౌన్ అయిపోద్ది చూసారా?
అవునవునవును.
ఇంకా అలా డౌనయిపోయిందండి.
కొంచెం. ఆహా! కొంచెం భయం పడ్డారు. కొంచెం అంతమందిని చూసేటప్పటికి మీరు.
ఎప్ ఓయ్! <chuckles> కొంచెం కాదండి. చాలా ఎక్కువ అసలు నాకు చేతులు కాళ్ళు వణికిినయి. స్టేజ్ మీద కెళ్ళమంటారు. టీచరు.
ఆ! ఆహా! అనా ఆ స్టేజ్ ఫియర్ అంటారు కదా! ఆహ్, అలాంటిది ఆ!
హ్మ్. నాకు అప్పుడు పరిచయమైంది ఈ స్టేజ్ ఫియరు.
ఆహా!
నాకప్పుటిదాకా అంటే స్టేజ్ మీదకెళ్ళాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు కాబట్టి, అది ఎలా ఉంటదో అనేది నాకు తెలీదు.
ఆ! అవునవునవును. ఆ! కరెక్టే‌నండి.
నేను అక్కడికెళ్ళి అక్కడికి కొద్దిగా అంటే స్టేజెక్కి చాలామందున్నారసలు. స్కూలందరున్నారు. 10థ్ క్లాసోళ్ళు తప్ప అందరున్నారు.
ఆహా! ఓకే.
అక్కడ పాడాలంటే మాత్రం అస్సల నాకు నా వల్ల కాలేదండి. నేను పాడనని జెప్పేసి వచ్చేశానక్కడి నుంచి.
ఆ! పాడలేకపోయే. ఆహా! అంతమందిని చూసేటప్పుడు భయమై భయంలా అనిపించింది మీకు కొంచెం.
ఆల్మోస్ట్. ఆ! బాగా భయమేసిందండి. అంటే, ఏదో వాళ్లేదో అంటారనో నాకది తెలీదు ఆయే ఆ ఫీలింగ్ కూడా అర్థం గాలేదు యాక్చువల్లీ. అసలెందుకని నేను పాడలేకపోయాను నాకెందుకు వనుకొచ్చిందో కూడా అర్థంగాలా.
ఆహా! అవును. ఆ! అదేలెండి. అది ఫీలింగ్ లోపలుంది. మీకు కూడా అర్థం కాని పరిస్థితి, మీరు కూడా చిన్న వయసయ్యుండొచ్చు బహుశా ఆ టైంలో. దానివల్ల అర్దంకాలా.
హ్మ్. ఆ! అదే. ఒక ఎనిమిదో తరగతి అప్పుడు. ఇప్పుడంటే కొద్దిగా బాగా మెచ్యూర్ అయిపోతున్నారు గానీ, అప్పట్లో మాకంత నాలెడ్జ్ గూడా ఎక్కువ లేదు.
అవును. అవును. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎమిదో తరగతిలోనే ఇలాంటి క్లాసెస్ కూడా ఏవో చెప్తున్నారు. వీళ్ళకి కొంచెం స్టేజ్ ఫియరు పోడానికి, ఆహ్, హ్మ్. క్లాసులోనే ఒచ్చి మాట్లాడమనడం అలాంటివి జరుగుతున్నట్టున్నయిప్పుడు. అప్పుడు ఉండేవి కాదేమో బహుశా.
హు. హ్మ్. అవును. అవునండి. అదే. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులు. ఇవన్నీ కూడా స్కూలింగ్ టైంలోనే ఇప్పుడు చేస్తన్నారు.
ఆ! కాదు. అంటే పర్సనాలిటీ డెవలప్‌మెంటనే కాదండి. ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక ప్రాజెక్టుందనుకోండి. ఆ ప్రాజెక్ట్ ఇవ్వడం. దీని గురించి మీరోక సబ్జెక్ట్ లేకపోతే ఇయొ ఇదివ్వండి. దీని గురించి మీరు మాట్లాడండని ఒక క ఉ ఊరికే ఇలాంటి స్టేజ్ ఫియర్ అనేటువంటిది పోవటానికి హ్మ్ ఆహ్, ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూలాంటి దాంట్లో చేస్తున్నారనమాట. మా వాళ్ళు, మా పిల్లలు. అందులో వెళ్ళటం
హ్మ్. ఆ! ఓకే, ఓకే. అదేలెండి. ఆహాహా! ఓకే. అర్థమైంది. అంటే ఆహ్, ఎప్పుడో ఒక, ఒక రోజుకో, లేకపోతే వారానికో ఒకళ్ళోచ్చి ఆ సబ్జెక్ట్ గురించి ఎక్స్‌ప్లేన్ జేస్తా ఉంటారేమో.
ఆ! ఆ! ఆ! అందరూ, అందరూ క్లాస్‌లో అందరూ ఒక పాయింట్ తీసుకొని మాట్లాడా ఆ! అందరూ మాట్లాడాలి. మాట్లాడటం వల్లేంటంటే ఈ స్టేజ్ ఫియర్ పోతుందని ఇప్పుడుంది. ఆహ్, అంటే నేను చదువుకున్నప్పుడు అలాంటిది లేదు. మీ మీరు చెప్పినటువంటి ఫీలింగ్ నాకు కూడా ఉంది. ఎలా హ్మ్, అహ్, అయితే
క్లాసు‌లో అందరూ గూడా. అహా! అదేన్ <giggles> ఓకే. మీరు కూడా ఫేస్ చేశారైతే.
అంటే ఫేస్ చేశానంటే నేను కూడా ఇలా అంటే హ్మ్, నేను మీరింకా అక్కడ వేదిక దాకా వెళ్ళి పాడనన్నారు నేనసలు అక్కడిదాకా కూడా వెళ్ళలేదనమాట. నేను నా వరకు నేనే పాడుకోవడం దప్ప నేనే ఎవరి దగ్గరో పా హ్మ్.
హ్మ్. హ్మ్. ఆ! <hiccups> ఓ ఓకే, ఓకే. అసలు ఆ పేరుజ్ ఆహ్, పేరిద్దామన్న కాన్సెప్ట్‌కి కూడా కొంచెం భయపడి అక్కడికి వెళ్ళను.
ఆహ్, ఆహ్, అంటే మీకన్నా ఇంకొంచెం ఏన ఒక రెండడుగులు ఎనకనే ఉండిపోయాననుకోవాలి. ఎలా అలా లెక్క మనకు క్లియర్‌గా అర్థమైపోవాలంటేను. ఆహ్, కానీ సాధన మాత్రం జేస్తుండేవాడిని. ఏదివి ఏ పాట వింటే ఆ పాట సాధన చేయడమనేటువంటిది జరుగుతా ఉండే. <giggles> అది.
అదే అదేలెండి. అర్థమవుతుంది. అదే. నిజంగా అండి చెప్పాలంటే యాక్చువల్‌గా చాలామంది టాలెంటెడ్ పీపులున్నారు. కాకపోతే ఈ లోపల, లోపల ఉండిపోయిన భయాల వల్ల వాళ్ళు ఈ ఆత్మవిశ్వాసమనేది కోల్పోయి, ఏది చేయలేను అన్న భయం పెట్టేసుకొని లాగిపోతున్నారు.
ఆ! ఉన్నారున్నారు. ఆ! అవునండి. ఆ! ఆ! ఏదీ అంటే, చేయలేనని కాదేమోనండి. బహుశా నేననుకోవడం ఏంటంటే, ఈదీ ఏవైనా ఎవరైనా అనుకుంటారనేటువంటి ఫీలింగుంటుందేమో మన్ని ఒక ఇంకోటేంటంటే మనం ఇందులో ఫెయిలయిపోతే మనకేమన్నా చెడ్డ పేరొస్తుంది, ఆహ్, హేళన చేస్తారు, ఇలాంటి ఫీలింగుంటుందేమో అనుకుంటాను. దీన్ని మీ అభిప్రాయం ఏంటంటారు?
హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. మేబి, మేబి మీరన్నట్టు కూడా అయ్యుండొచ్చు. కాకపోతే నేనన్నాను కదండీ. నాకప్పుడు నా ఫీలింగ్ ఏంటో కూడా అర్థం గాలా. యాక్చువల్‌లీ.
ఆ! అర్థం కాలేదు. అవును. అవునండి.
హ్మ్. నాకైతే భయమేసింది. అక్కడ్నుంచి ఒచ్చేటప్పుడైతే గనక నాకొక్కటే అనిపిచ్చింది. నేనిది చెయ్యలేను అని మాత్రం అనిపిచ్చిందనమాట.
ఆ! ఆహా! ఎ
హ్మ్. సో, నా వరకు నేనలా ఫీలయ్యాను మరి అందరూ ఆహ్, ఎలా ఉంటారనేది నాకైతే తెలీదు కానీ, నాకలా అనిపిచ్చింది. ఆ తర్వాత అంటే, మా ఫ్రెండ్స్ అందరూ కూడా, "ఆ! ఏంట్రా? ఏమైందిరా?" అని చెప్పి కొంచెం మోటివేట్ చేయడానికి చూసారప్పడికి కుడా.
ఆ! ఆ! ఆహా! హ్మ్. ఆహాహాహా! ఓహో!
హ్మ్. అయినా కూడా నాకు ఎల్ల బుద్ది కాలేదండి. ఇక వన్స్ ఒదిలేసానో, నేనింక దాన్ని ముట్టుకోనని జెప్పేసి ఆల్‌మోస్ట్ నేను ఎయి‌తు, నై‌న్తు, టెన్తు 3 సంవత్సరాల్లో ఎప్పుడు అసలిక స్టేజే ఎక్కల.
ఆ! ఆ! ఆహా! స్టేజెక్కలేదు, పాటలు పాడలేదు మళ్ళీ మీరు.
హ్మ్. అస్సల, ఎటువంటి పార్టిసిపేషన్ లేదండి. నేనక్కడ ఫిక్సయిపోయాను గదా!
ఆహా! అదే అక్కడ ఒక ఒకసారి చిన్న భయంలాగా, కొంచెం భయం అనిపించడం దాని ద్వారా స్టేజెక్కకూడదనుకున్నారు. దేంట్లోను. ఇ ఇదే కాకుండా దేంట్లోనూ వెళ్ళకూడదనుకున్నారు.
<giggles> అయిత, హ్మ్. ఆ! అవును. అంటే నాకు అప్పుడేమనిపిచ్చిందంటే ఇది మన కోసం చేసింది <giggles> కాదు. దానికోసం ఎవరో ఉంటారులే, వాళ్ళు చూసుకుంటారు మనకనవసరం అన్న ద దోరణిలో నేను ఉండిపోయా.
ఆ! ఆ! ఉండిపోయారు. ఓహోహోహో! అవునవును. ఆ!
హ్మ్. అయితే. డిప్లొమాలో అండి ఒక టీచరొచ్చారు నాకు.
హుహు.
ఆవిడ ఏంటంటే కొద్దిగా అంటే నేను మెకానికల్ చదివాను. డిప్లొమాలో ఆవిడ, ఈ సైన్స్ రిలేటెడ్‌గా సబ్జెక్టుంటుంది. ఆ సబ్జెక్ట్‌ని చెప్తున్నారు.
ఆహా! ఆహా!
హ్మ్. ఆవిడొకళ్ళు, ఇంకోటి ప్రొడక్షన్ డిపార్ట్మెంటని చెప్పేసి ఒక సారుండేవాళ్ళు.
ఆహా!
వీళ్ళేంటంటే కొద్దిగా ప్రొయాక్టివ్‌గా మనకి ఎడ్యుకేషన్ స్కిల్స్ గాని అంటే, ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ గాని, లేకపోతే కొన్ని కొన్ని సార్లు బయటికెళ్ళి, ఔట్ ఆఫ్ ది బాక్సెళ్ళి. ఆహ్, ఎలా ఉండాలి? అందరితో ఎలా మాట్లాడాలి?
ఆ! హ్మ్. హ్మ్.
ఇవన్నీ చెప్పుతూ ఉండేవాళ్ళండి.
ఆహా! ఆల్మోస్ట్ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ టైప్‌లో ఇది కూడాను.
నాకు ఆ! అంతే. సబ్జెక్ట్‌తో పాటు ఇది కూడా అనమాట.
ఆహా!
అయితే నాకొచ్చు కొంచెం ఒక మూవ్మెంటొచ్చి ఆహా! ఓకే. నేనేమన్నా చెయ్యొచ్చా, లేకపోతే ఏదో ఒకటి. అంటే, నేను ఆ సింగింగ్ గాని అదంతా వదిలేసాను. ఏదో ఒకటి చేయొచ్చేమో అన్న ధోరణిలోకొచ్చానమాట కొంచెం. ఒక ముందు అడుగేసా.
అవును. ఆహా! ఓహో!
అయితే ఆ తర్వాతేం జరిగిందంటేనండి, మా సారు స్టేజ్ మీదకెక్కి ఎ ఈ లెసన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయ్యని చెప్పేసి, అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళకి పిలిచి ఇచ్చేవాళ్ళనమాట.
హుహు. ఇట్లా.
అంటే, రివిజన్ చేసే టైంలో.
అంటే, క్లాస్‌లో పిల్లలు ఉన్న ముందేనే. ఈనే
హ్మ్. ఆ! అంటే, ఆహ్, క్లాస్‌లో, క్లాస్ జరుగుతూనే ఉంటుంది కదా! క్లాసందరూ ఉంటారు. దానిలో ఆల్రెడీ మొత్తం లెసన్ అంతా చెప్పేసి అదంతా అయిపోయిన తర్వాత, రివిజన్ ఎప్పుడైతే చేస్తారో ఆ టైంలో అనమాట.
ఆహా! అవునండి. అవునండి. ఆహా!
ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి నువ్వు డ్రాయింగ్ ఏసి ఎక్స్‌ప్లెయిన్ చేయి.
హ్మ్.
అనేవాళ్ళనమాట. అయితే ఒకసారి నాకు కూడా ఆ ఛాన్స్ ఇచ్చారు.
ఆ! ఆహా!
హ్మ్. నేను డ్రాయింగ్ అది ఎసాను. ఆళ్ళందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఐ కాంటాక్ట్ ఇవ్వలేకపోయా.
ఆ! అయ్యి, ఆహా!
హ్మ్. ఐ కాంటాక్టివ్వకుండా కింద నేలను చూస్తూ చెప్తున్నానండి.
హుహు.
మా సారు చూసారు, చూసారు. "ఇంకాపేసేయి. అక్కడితో ఆపేసి నువ్వు కిందకోచ్చేసేయన్నారు."
ఆహా!
హ్మ్. అనేసి వేరే వాళ్ళకి ఆపర్చునిటిచ్చారు. వాళ్ళు కంప్లీట్ చేసేసారు. తర్వాత క్లాసందరెళ్ళిపోయేటప్పుడు నన్నాపారన్నమాట.
ఆ! ఆహాహా!
"నువ్వు ఏదన్నా చెయ్యి, ఎలాగన్నా చెప్పు. ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంటు. అది ఎంతింపార్టెంటంటే నీ జీవితం మొత్తం దాని మీదే ఉంటది."
హ్మ్. హ్మ్. ఆహా!
"అప్పుడే నీకొక కాన్‌ఫిడెన్సొస్తది" అని జెప్పేసి, చాలా కొద్దిగా ఎంకరేజ్‌గా మొత్తమంతా మాట్లాడారనమాట.
హ్మ్. ఓకే. మీకు ఆత్మవిశ్వాసం మళ్ళీ ఒచ్చేటట్టుగా. హ్మ్. హుహు.
ఆ! అందుకు నాకోక చిన్న టిక్ కూ ఆహ్, టిప్ కూడా చెప్పారండి.
ఆహా!
ఏంటంటే "ఐ కాంటాక్ట్ ఇన్‌కేస్ నీకు అలవాటయ్యేదాకా కూడా ఐ కాంటాక్ట్ నీకివ్వడానికి ఇబ్బందిగా ఉంటే ఎవ్వరిని చూడ‌మాకు."
ఆ! హ్మ్.
ఎదురుగా నీ, నీ ఎదురుగున్న గోడను జూడు.
ఆ!
"ఓకే నా? అంటే ఆహ్, కూర్చుంటారు కదా! కూర్చున్న తర్వాత వాళ్ళ పైన తల పైనుండి గోడను చూడు. ఆ గోడను చూసుకుంటూ, ఆ గోడకి అటు మూల, ఇటు మూల, అటు ఇటు తిప్పు. తర్వాత మధ్య మధ్యలో ఎవరో ఒకళ్ళని నీ ఫ్రెండ్స్‌నో ఎవరో ఒకళ్ళని ఒక్కసారి అలా చూసి, మళ్ళీ గోడవైపెళ్ళిపో" అని జెప్పారనమాట.
అవునండి. ఆ! ఆ! ఆ! ఓహో! ఏదో సులువైన చిట్కా జెప్పారు మీకు. ఆత్మవిశ్వాసం హ్మ్.
ఆ! అంటే, బోర్డు వైపు కాదు ఆపోజిటే మన పిల్లలు గూర్చుంటారు చూసారా? ఆ! పిల్లలు కూర్చున్న ఆహ్, ప పైనున్న గోడనమాట.
ఆ! అవునవును. అర్థమైంది. అర్థం ఆ! హుహు.
<chuckles> అయితే ఇక నాకు తర్వాత వరుసగా నాకు కొంచెం అలవాటు చేయాలని జెప్పి మిగతా వాళ్ళ మీద నాకు కొద్దిగా ఎక్కువ అవకాశం ఇచ్చారు.
ఆ! ఆ! ఓహో! దాని ద్వారా మీరు, మీరు ఆత్మవిశ్వాసం అనేటువంటిది బాగా మీరు మళ్ళీ పునర్నిర్మాణం అనేటువంటిది చేసుకోగలిగారనమాట.
అదేండి. హ్మ్. ఆ! చేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇయరు ఆహ్, ఒక ఫోకు డాన్సు ఆహ్, ఆపర్చునిటీ వచ్చిందనమాట. ఎవరన్నా ఉంటే, ఇంట్రెస్టుంటే పేరేమన్నారు. నేనిచ్చి హ్యాపీగా స్టేజ్ మీద పెర్ఫామన్స్ కూడ ఇచ్చేసా.
ఆ! ఆహా! ఆహా! ఇచ్చేసారు. ఓకే, ఓకే. అయితే మీ ఆత్మవిశ్వాసాన్ని పునర్నిర్మించుకోవడానికి మీరు చేసినటువంటి ప్రయత్నం ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడు మీరు అనుభవించినటువంటి బాధ అనేటువంటిది ఆహ్, హ్మ్, ఇవన్నీ చాలా చక్కగా మీరు చెప్పారు. మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలండి.
హ్మ్. అదేనండి. నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలు.